కాలుష్యం అనేది పెరిగిపోతున్నే కొద్దీ ఆహ్, ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఎవరి ఇంట్లో వాళ్ళే సొంతగా ఒక పెరెటిలాగా, లేదా ఒక చిన్న పొలంలాగే తయారు చేసేసుకుంటున్నారు. వాళ్ళక్కావాల్సినయి వాళ్ళే, వాళ్ళింటి దగ్గరే వేసుకుంటున్నారు. అదే విధంగా మీ ఇంట్లో ఏమన్నా పెరడు ఇట్లా ఇట్లేమన్నా ఉంటే అందులో ఏం మొక్కలేశారు ఎలా పెంచారో అసలు ఆ అనుభవాలేంటి కొంచెం మాతో పంచుకోగలరా?
ఆ! ఆ! డెఫినైట్లీ అండి. నాకిప్పుడు ఆహ్, 26 ఇయర్స్ అనమాట. నా చిన్నప్పుడు నుంచి ఒకే తోట మెయింటైనవుతుంది మా ఇంట్లో. 26 ఇయర్స్ నుంచి అంటే మా అమ్మ మ్యారేజయిన దగ్గర నుంచి స్టార్ట్ జేసిందంట ఆహ్, తోట, పెరటనేది. సో, నాక్కుర్తున్నదేంటంటే నేను పుట్టిన తర్వాత హ్మ్. అలాగే నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచే గదా! మనం చూసేది ఏదైనా సరే. సో, ఊహ తెలిసిన దగ్గర నుంచయితే నాకు బాగా గుర్తుండిపోయిందన్నమాట. అంటే ఎలాంటియంటే రకరకాల పూల మొక్కలు. ఎలాంటే గులాబీల్లోనే చాలా రకాల మొక్కలయితే ఉన్నాయి. అదొకటి ఇన్ అంటే చాలా అండి. దాదాపుగా ఒక పదిహేనుంటాయి. 15 రకాలుంటాయి గులాబీ మొక్కలే ఓన్లీ. అండ్ మళ్ళీ అవును. అవునవును. అన్నీ రకాలు. మళ్ళీ నాటు గులాబీ తెలుసు గదా! ఇంక అంట్లైతే చెప్పక్కర్లేదనమాట. ఒక్కొక్కటైతే ఇంక పెద్ద పెద్దగా దాదాపుగా ఎంత ఆహ్, మనకొక 1 స్టేజ్ బిల్డింగ్ ఎంతైతే ఉంటుందో అంత హైట్ పెరిగుంటాయి, ఒక్కొక్కటి అంత పెద్దగుంటాయి. ఆ! అం అంతే తను అంతా ఎన్ని సంవత్సరాలు నుంచి పెంచుతుందంటే ఆ మొక్కల్ని మా అమ్మ, నాకు అలవాటయిపోయిందనమాట వెళ్లి హెల్ప్ జేయడము. ఇంకొకటీ బంగాళా బంతి పూవ్వులని జెప్పి ఇప్పుడు బ బంతిపూల సీజన్ గదా! ఇప్పుడైతే. ఇప్పుడు మా ఇల్లు చూస్తే గనుక మీరైతే అసలు ఫోటోస్ తీసుకోకుండా ఎళ్లరు అలా ఉండిద్ది.
హ్మ్. వావ్! హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! ఎన్ని రకాలున్నాయండి సుమారు? అయ్య‌ బాబోయ్! గులాబీ మొక్కల్లోనే అన్ని రకాలా? హ్మ్. హ్మ్. అమ్మో! ఆ! హ్మ్. అవునవునవును. అయ్యో! అవునా? అయితే ఎంత స్థలంలో ఉందండీ ఈ పెరడు?
కంప్లీట్ ఆ! మాక్సిమం ఒక 6 గజాలుండిద్దండి. అంటే మా డాడీ చెప్పిన ప్రకారమైతే ఒక 6 గజాలుండిద్ది. సో, 6 గజాలంటే దాదాపుగా ఒక పెద్దిల్లే పడిద్ది మనకి.
అవునా! ఆ! అవునవును. నిజమే. హ్మ్.
అవును. ఆ! సో, ఆ పెద్ద ప్లేసంతట్లో ఎక్కువగా మా అమ్మ ప్రిఫర్ జేషేదేంటంటే కొంచెం పూల మొక్కలెక్కువగా వేస్తూ ఉండిద్ది. నూరు వరాలు, అంటే నూరువరాల్లో గూడా మనకు రకరకాలుంటాయి గదా! రెడ్‌వి, పింక్‌వి అండ్ ఇంకా పింక్‌గా ఉండేయి. హ్మ్. చిన్నవి పెద్దవి సో, అవన్నీ అనమాట. ఇంక గులాబీలైతే చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంక బంతి పూలయితే ఇప్పుడు స్పెషల్‌గా మమ్మెలా ఏసిద్ది ఆహ్, మమ్మెలా ఏసిద్దంటే ఇప్పుడు మా ఇంటికి గుమ్మానికి అంటే గేట్‌కి మధ్యలో దారి ఉంటుంది గదా!
హ్మ్. అవునవును. చాలా రకాలుంటాయి. హ్మ్. హ్మ్. హుహు. సీజను.